ఫస్ట్ నుంచే. అయ్యో! అది <chuckles> రక్తాలు చిందించే ఏజ్ అది. అడు <chuckles>
హ్మ్. <chuckles> అదే మీకది రిచువల్ అన్నమాట అయితే. ప్రతీ సంవత్సరం న్యూఇయర్‌కి మీరలా ఖచ్చితంగా చేసుకోవాలి ఎంజాయ్ చేయడానికి. హ్మ్. హ్మ్.
అయ్యో! హ్మ్. హ్మ్. అవును. అలాగా ఒకరోజు చేశామండి. అంటే ఇందాక అడవిలో అని చెప్పాను కదా! ఇలా నెక్స్ట్ ఇయర్ అలా కాకుండా మా ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్ మీద జే జేశాము. ఆహ్, కుకింగ్ అదంతాను. అంటే కుకింగ్ కింద చేసుకో చేసుకొని మేము టెర్రస్ ఎక్కాం. ఆ టెర్రస్‌కి కూడా మెట్లుండవు. మళ్ళీ.
ఆ! అవును. హ్మ్. ఆహాహా! ఓకే. అదే. ఆ! ఆ? అదేంటి. మరి ఎట్లా ఎక్కారు. <chuckles>
<chuckles> మెట్లుండవు. పా పాత కాలం ఇల్లు. ఆహ్, మెట్లుండవు కొంచెం ఆ వెనకాల అవును. మిద్దెలు. హ్మ్.
ఆహహా! ఓకే. మిద్దెలంటారు అలా కదా! ఆ! ఆ! ఓకే. హ్మ్. హ్మ్.
అది వాటికి కొంచెం ఇబ్ బ బ్యాక్ సైడ్ అలా ఇటుకలు అవి పెట్టుంటే, ఆహ్, ఇటుకల మీద అలాగా ఎక్కి ఎక్కేవాళ్ళం. ఆహ్, ఆ సంవత్సరమే <chuckles> ఆ సంవత్సరం ఏమైందంటే ఈ మనం చికెన్ వండే అది బాండీ ఉంటుంది కదా మనకి అది.
ఆ! ఆ! ఓహ్! <giggles> ఆ! అవును. అవును. అవును.
అది దాంట్లో మా ఫ్రెండ్ ఒకడు కాళ్ళు పెట్టేశాడు. <chuckles>
ఓహ్! మాడిందయితే. ఆ!
ఆహ్, హ్మ్. అహా! కాళ్ళు పెట్టేశాడు. ముగ్గు బాగా హ్మ్. మీకేమి వినిపించింది. <chuckles>
కాళ్ళు పెట్టాడా? ఓహ్! ఓకే. ఓకే. సారీ. ఆ! <chuckles> కాలే కాలింది అన్నట్టుగా వినపడితే నేను అది కాల్చేసారనుకుంటున్నా. ఓకే. ఓకే. అదే. కాలు బె ఒక స్టెప్ వేశాడు అందులో. హ్మ్.
కాదు. కా కాలు పెట్టేయడం అంటే మీన్స్ ఒక స్టెప్. అందులో పెట్టలేదు. ఒక సైడ్‌కి తాకి కింద పడిపోయింది మొత్తం. హ్మ్.
అదే. అర్రెరే! అంత శ్రమ పడి మీరు చేసుకుంది కాస్త నేలపాలయిపోయిందన్నమాట. ఆ! ఆ! అయ్యయ్యో! <chuckles>
<chuckles> ఆ! అలా చేసేశాడు. బండ బూతులు తిట్టామింకా. హ్మ్. <chuckles>

లోపలంతా కుక్కైపోతుండే అది బాగా.
ఆహా! అంటే మాములుగా అయితే గట్టిగా ఉంటుంది గదా! కుక్ అయితే మెత్తబడిపోతుందా?
లో లోపల ఆ! కుక్కైతే మెత్తబడిపోతుంది. చాలా మనకి ఆహ్, ఏమంటారు? ఆహ్, కమ్మగా కమ్మగుంటుంది. కొంచెము అలాగా పండిన ఆహ్, కాయగాని అలాగుంటే లైట్‌గా పండిన కాయగనుంటే, అది ఇంకా చాలా బాగుంటుంది.
ఆ! హ్మ్. అదే. అదే. ఆ! అవును. అదే ఇందాక ఇందా మనం అనుకున్నట్టు ఇంకో నాలుగు రోజులుంటే కొంచెం మెత్తబడి పండిపోతుంది అనంగా ఆ కాయలు అన్నమాట. ఆ! మరి పిందెలు కాగూడదు. ఆ!
హ్మ్. అవును. ఆ! అవే అలాంటి కాయలు ఆ! పిందలు గాదు.
హ్మ్. ఓహ్! ఇది చాలా కొత్తగా ఉందండి. అయితే ఇలా మీరు మీ ఇట్లా కాల్చుకొని అలా తింటూ అలా ఉండేవాళ్ళా?
<chuckles> ఆ! ఆ అడవిలోనే. ఇంకా అదే అడవిలో చిన్నగా ఒక ఆహ్, ప్లేస్‌లో ఓపెన్ ఉంటుండే మాకు.
ఆ! ఆ!
హ్మ్. ఓపెన్ ఏరియా ఉంటుండే. అక్కడనే కొంచెం ఇవి మనకి బండలంటాం గదా!
అవునవును.
రాళ్ళు అలాగుంటే అక్కడనే క్రికెట్ ఆడేవాళ్ళం. హ్మ్ బండారాళ్ళు వాటి మీదనే క్రికెట్ ఆడేవాళ్ళం. ఒక అనుభవం గూడా ఉంది. అక్కడ మాకు అంటే న్యూ ఇయర్...
బండరాళ్ళు. ఆ! హ్మ్. ఆ! తప్పకుండా చెప్పండి. హ్మ్.
న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం ప్లాన్ జేసేవాళ్ళం <giggles> మేము. ఆ ఏజ్‌లోనే ఆహ్, ఎలాగంటే ఆ సమయంలో ఏముంటుంది వేరే డ్రింక్స్ అలా గాకుండా ఆహ్, ఒక కూల్ డ్రింక్ గానీ అలా తీసుకొచ్చేసి. కేక్.
ఆ! ఆ! అవును. హ్మ్.
ఆహ్, కేక్ మస్ట్ అండ్ షుడ్ ఆహ్, ఏజ్‌లో. ఇప్పుడు లేదు కేక్స్ అలాగా లేవు గాని, ఆహ్, కేక్ తీసుకొచ్చేవాళ్ళము. మాకు నాన్ వెజ్, నాన్ వెజ్‌కి చికెన్ అదంతా తీసుకొచ్చి మేమే వండేవాళ్ళం అదే అడవిలో.
ఆ! కేక్ అవును. <chuckles> అవును. ఆ! ఆ! ఓహ్! మీరు పిల్లలు పిల్లలు మీరే చె అక్కడే ఆ రాళ్ళు పెట్టి పొయ్యి పెట్టుకోవడము మళ్ళీ, ఆ! అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తెచ్చుకునేవాళ్ళ? ఒకళ్ళు ఈ మీట్ ఇంకొకళ్ళు దినుసులు దానికి ఏం గావాలో అట్లాగా. హ్మ్.
ఆ! ఆ! ఇంటి నుంచి. ఆ! ఇం లేదు లేదు. అందరం ఒకటే దగ్గర డబ్బులేసుకొని తీసుకో తీసుకొచ్చేవాళ్ళం. ఆహ్, ఆహ్, యాక్చువల్‌గా దానికోసం ఆహ్, న్యూ ఇయర్ కోసం మేము ఆ మంతంతా పాకెట్ మనీ ఒక దగ్గర ఇది చేసేవాళ్ళం. అంటే ఏమి తినకుండా ఆ వీక్ అంటే ఏమి తినకుండా అంటే స్నాక్స్ అలాగా.
ఆ! ఓకే. ఆ! ఓహ్! ఓకే.

న్యూ ఇయర్ రోజే తిట్టించుకున్నారు పాపం ఆయన. <giggles>
హుహు. అలాగా. ఆహ్
ఆ! మరి ఆ రోజు ఇంకా ప్రత్యామ్నాయంగా ఏం జేశారు? ఆల్టర్‌నే‌టివ్ ఏమన్నా మళ్ళీ వండుకోవడము తెచ్చుకోవడం ఇలా ఏదైనా జేసారా?
ఆ! మళ్ళీ వండుకున్నాం అప్పటికప్పుడు. అప్పుడు సమయం 8, 9 అవుతుంది గాబట్టి, మళ్ళీ తీసుకొచ్చాం వెళ్ళి.
ఆ! ఓకే.
ఆ! ఇప్పటికి కూడా ఆ రోజులు గుర్తొస్తుంటాయి. అసలు ఆ న్యూ ఇయర్ జేసుకున్నవి గానీ. లేకపోతే ఒకరోజు ఇలానే మేము మనకి ఖర్జూరాలు అంటారు. మీకు గుర్తుందేమో అడవి ఖర్జూరాలు.
<chuckles> అదే. ఆ! హ్మ్. ఆ! ఆహా! అడవి ఖజురాలు అంటే అవి ఎట్లా ఉంటాయి?
మనకి ఏయ్ మనకి ఈతపళ్ళు అంటుంటారు గదా! మనకి ఆ! ఈతపల్లె. ఈతపళ్ళు ఈతపళ్ళు సం సమ్మర్‌లో ఒస్తాయి కదా! సమ్మర్ మిడిల్‌లో అలాగే పండ్లు అవుతుంటాయి గదా!
ఆ! ఈత పళ్ళు తెలుసు. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆ! అవునవును. అవునవును.
హ్మ్. స్కూలు అయిపోయింది అంటే, అప్పుడు కాలే స్కూలు ఉండదు ఏమి ఉండదు. మొత్తం రోజు మొత్తం కాలక్షేపమే. అయితే ఎ
హ్మ్. ఆ! అవునవును. సమ్మర్ హాలిడేస్ ఒచ్చేస్తాయి కదా! హ్మ్.
అవును. అయితే ఆ ఈత పండ్ల కోసం వెళ్ళాము మేము. అందరం కలిసి ఒక నలుగురు, ఐదుగురం గలిసి వెళ్ళాం. ఆహ్, సాయంత్రం సమయమే, సాయంత్రం దగ్గర దగ్గర 1, 2 అవుతుంది <giggles> ఆ రోజు. వెళ్ళామండి. ఆహ్, మనకి ఈత పళ్ళలో ఆ ఈత పళ్ళ చెట్లలో మనకి ఈత చెట్లలో మనకి రాళ్ళు పైన ఇరుక్కుంటాయి ఆ కొమ్మలలో. గుర్తుండొచ్చు మీకు.
హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఆ! అవునా? నాకు తెలీదండి. అంత ఐడియా లేదు. ఆ!
ఆ! అంటే అవి కొంచెమ రాళ్ళతోటి కొడితే దాంట్లోకి పోయి ఇరుకునేవి.
ఓహ్! ఓకే. ఓకే. ఆ! అవి రాలడానికి, వాటిని తెంపుకోడానికి మీరు ఇట్లా రాళ్ళతో కొడితే అవి ఇరుక్కుపోతాయి. ఆ! ఆ!
ఆ! రాళ్ళతో కొట్టేవాళ్ళం. హ్మ్. అయితే ఆ కొట్టిన రాళ్లు దాంట్లో ఇరుక్కుని. అయితే ఏం చేసాడు మా స్నేహితుడు ఒకడు సతీష్ అని జెప్పేసి
ఆ! హ్మ్. ఆ!
ఆతన పక్కన రైట్ సైడ్‌లో ఇంకో ఫ్రెండ్ నిలబడ్డాడు. లడ్డు అని జెప్పేసి. లెఫ్ట్ సైడ్‌లో నేనున్నా. ఇప్పుడు దాన్ని, ఆ పళ్ళను కొట్టాలంటే రైట్ సైడ్ నుంచి కొట్టాలి రైట్ హాండ్ తోటి.
ఆ! ఓకే. ఓకే. ఆ!

అయ్యయ్యో! పాపం. నొప్పి అనిపియలేదా ఆయనకి?
ఆ! <chuckles> <chuckles> నొప్పి లేదు. ఆహ్, ఇంకోటి అబ్ ఆశ్చర్యకరమైన సంఘటనేంటంటే, ఇది జరిగిన ఒక 5 నిమిషాలకి
హ్మ్. ఆ!
అటుగా వాళ్ళ నాన్న ఒస్తునాడు, ఎ ఎవరైతే ఎవరికైతే దెబ్బలు తాకాయో.
<chuckles> ఆ!
ఈ బ్ డౌ అతను కింద పడుకున్నాడు. అయితే అత అటు సైడ్ నుంచి వాళ్ళ నాన్న ఒస్తున్నాడు. ఎక్కడ చూసేస్తాడో అనుకునే సందర్భంలో, "అరె! లెవరా మీ నాన్న ఒస్తున్నాడు సరిగా గూర్చో!" అని చెప్పేసి కింద కూర్చోన బెట్టేసాం. "ఏమైంది ఏమైంది వాడికి ఇంత ఎండలో అట్లా కూర్చున్నాడంటే," "ఏం లేదు, ఈ ఈత పళ్ళు అన్ని ఇక్ ఒక దగ్గర పెట్టుకొని కూర్చోమని జెప్పి జెప్పాము" అంటే "అవునా!" అని జెప్పేసి ఎళ్ళిపోయాడు అతను వాళ్ళ నాన్న. <chuckles>
ఆ! ఓహ్! ఓకే. ఆ! ఆ! ఆ! కానీ బాగుంది. స్టోరీ జెప్పారు ఆయనకి ఏదో ఒకటి. అవునవును.
ఆ! మరి ఆ రోజు లేకపోతే, ఒక రకంగా ట్రీట్‌మెంట్ ఉంటుండే మాకు.
అవును. అవును.
<chuckles> ఆ! దాని తర్వాత హ్మ్.
ఉన్నవాళ్ళు ఉండ ఉన్న చోట ఉండకుండా ఇలా ఎళ్లి దెబ్బలు తగిలిచుకుంటారా? అని అందరూ కలిసి క్లాస్‌పీకే వాళ్ళేమో! హ్మ్.
అవును. అప్పటికి వెళ్ళదనే చెప్పేవాళ్ళు మా వాళ్ళు. కొంచెం ఊరికి కొంచెం దూరంలో ఉంటుండే ఆ చెట్లు గూడా.
హ్మ్. ఆ! అదే. ఆ!
హ్మ్. దాని తర్వాత, మ ఇంకో 2, 3 మంత్స్‌కి అనుకుంటాను, ఆహ్, స్కూలుకి వెళ్తున్నాం మేము. స్కూల్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి, స్కూల్‌కెళ్తున్నాం. ఆహ్, మనకి మీకు ఈ ఆట గుర్తుందేమో ఆహ్, మనమిలా కిందకి బెండైతే పైనుంచ్చిచ్చి దూకుతారు. 'వంకుడు, దుంకుడు.' ఆ! ఆ ఆట <giggles> ఆడుతున్నాం. ఆట ఆడేది గూడా మనకి వంకుడు దుంకుడులో దూకేయాలి గదా! ఇక్కడలా గాదు. ఇక ఒక గోడకలాగా పట్టుకొని, చేతులు హోల్డ్ చేసుకొనుంటే, మా మన మీదకి దూకుతారు. అంటే అక్కడ ఎంతమంది నిలవ, అంటే పైన విపు మీద మోస్తే అంత ఇది అన్నట్టు, పాయింట్స్ అన్నట్టు.
ఓకే. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఆ! వంగులు దూకుల్లు. అవును. <chuckles> అవును. ఆ! అవును. ఆ! ఆ!